అయితే, మనకి ఈ రోజుల్లో ఆహ్, హ్మ్, ఆహ్, స్టోరీస్ టెల్లింగ్ యాస్పెక్ట్‌లో మనకి ఆహ్, ఎన్నో రకరకాల స్ ఆహ్, మూవీస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఆహ్, ఎస్పెషల్లీ ఇప్పుడు మనం టాలీవుడ్‌లో చూసుకున్నా గాని, సో స్టోరీస్‌కి అంతమే లేకుండా అయిపోయింది. డిఫరెంట్, డిఫరెంట్ జ డిఫరెంట్, డిఫరెంట్ ఆహ్, ఆస్పెక్ట్‌లో ఒస్తున్నాయి. చాలా బ్రా‌డెన్ అయిపోయింది అన్నమాట. అయితే, ఇ ఇలానే ఈ మధ్య కాలంలో రీమేక్‌లు కూడా పెరిగినయి. ఓకె. వాటికి ఉన్న అడ్వాంటేజులు ఉన్నాయి. కొంచెం కొంతమంది ఒప్పుకోరు కూడా. సో, ఇప్పుడు రీమేక్ వర్సెస్ ఒరిజినల్ అని మనం ఒకవేళ మాట్లాడితే. మీరు వాటి మధ్య విబ్ భేదాలు ఎలా చెప్తారు?
అవును. అవును. అంటే, నా వరకు వచ్చేసి, రీమేక్ గాని, ఒరిజినల్ గాని 2 కూడా, నాచురల్‍గానే వచ్చేటివి అని నేను అనుకోవడం. ఎందుకంటే, సహజంగా వచ్చినటువంటి మార్పులే. రీమేక్స్ అంటే, ఇప్పుడు, ఒకప్పుడు సినిమా, ఒక భాషలో హిట్ అయిందనుకోండి, దాన్ని వేరే భాషలోకి అనువదించడం. అనువదించేటప్పుడు కూడా, దాన్ని అంటే మన భాషకు తగ్గట్టు నేటివిటీకి తగ్గట్టుగా దాన్ని మార్పులు చేస్తున్నారనమాట.
హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఉదాహరణకి, మనం ఒక 'గబ్బర్ సింగ్ మూవీ' తీసుకోవచ్చు, టూ తౌసండ్ ట్వెల్వ్‌లో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మూవీ. అది దాని ఒరిజినల్ వచ్చేసి 'దబాంగ్' కదా! దాని మాతృక. ఆహ్, దాన్ని అంటే, అక్కడ ఆ భాషలో హిన్ చాలా హిట్ అయింది మూవీ. అయితే, ఇక్కడ మన తెలుగులో వచ్చేసరికి, దాన్ని మన అంటే డైరెక్టర్ 'హరీష్ శంకర్' గారు దాన్ని మంచిగా అంటే, మన నేటివిటీకి తగ్గట్టుగా మన నా లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా దాన్ని చాలా మార్పులు చేశారు. అంటే, హీరో బాడీ లాంగ్వేజ్‌ తగ్గట్టుగా మనం మన మన పబ్లిక్ మన మన లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా చేసారన్నమాట. అది ఎంత బాగా హిట్ అయింది. చాలా బాగా హిట్ అయింది. అయితే కొన్ని, కొన్ని సందర్భాల్లో యాస్ ఇట్ ఈస్‌గా పెట్టడం దెబ్బతీస్తుందని నా ఉద్దేశం.
ఓకె. హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయి అయితే ఆహ్, మీరు అన్నది బావుంది. అయితే ఇప్పుడూ మనం ఎటువంటి క్రియేషన్ ఆహ్, క్రియ ఒకమ్ యు నో మూవీని మనం రీమేక్ చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడదు. ఎందుకంటే, కొన్ని కొన్ని లైక్ లిటరల్‌గా ఆహ్ ఒరిజినల్ మూవీ బెస్ట్ అండ్ హార్ట్ఫుల్‌గా దానికొక బ్ దానికొక ముద్ర పడిపోయి ఉంటది. ఫోర్ ఎగ్జాంపుల్ న్ 'నైంటీ సిక్స్' మూవీ. హ్మ్. ఒరిజినల్ లాంగ్వేజ్‌లో ఆహ్, ఆహ్, దాన్నేమంటారు? వాళ్ళు ఎట్లైతే త్ తీసారో దానికంటూ, ఒక కల్ట్ ఉంది. బ్యూటిఫుల్ క్రియేషన్ అది. కదా! ఒపీనియన్ చాలా ఎక్కువ ఉంటది. దాన్ని తీసుకొచ్చి మన దగ్గర 'జాను' అని క్రియేట్ చేయడం ఎంత వరకు కరెక్ట్?
హ్మ్. అవును. ఖచ్చితంగా. అవును. హ్మ్. అవును. అవును. నిజంగా. అదే. ఆహ్ అదే నేను జెప్తున్నాను. ఇప్పుడు మీరన్నట్టుగా నైన్టీ సిక్సే గాదు. ప్రతి ఒక్క అంటే, మూవీ కూడా కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే, కొన్ని మాస్టర్ పీసెస్ ఉంటాయి. వాటిని టచ్ చేయకపోవడమే ఉత్తమం అంటాను నేను. అయితే, టచ్ చేసినా గాని ఆహ్, డైరెక్టర్ కెపాసిటీ గూడా ఎలా ఉండాలంటే, ఖచ్చితంగా నువ్వు ఒకవేళ మార్పులు చేస్తే మనం మన ఏ నువ్వు ఏ లాంగ్వేజ్‌లోకి నువ్వు దాన్ని రీమేక్ చేయాలనుకుంటున్నావో. ఆ లాంగ్వేజ్‌లో ఉన్నటువంటి ఆడియన్స్ ఒప్పుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు లేటెస్ట్‌గా ఒచ్చినటి వెబ్ సీరీస్ 'పంచాయత్' అని జెప్పేసి. ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ బాక్ అమెజాన్ ప్రైమ్‌లో వచ్చినటువంటి వెబ్ సీరీస్ ఉంటది. చాలా ఫేమస్ అది 'పంచాయత్' వెబ్ సీరీస్ హిందీలో. అయితే దానికి ఒక కల్ట్ ఫాన్ బేస్ ఉంది. ఆహ్, ఒక చూసుకుంటే ఎందుకంటే, అది ఒక క్లాసిక్ మాస్టర్ పీస్ అంటే, ఒక విలేజ్‌లోకెళ్ళడము. ఒక అంటే సు రు రు సిటీ నుంచిలో సిటీలో పెరిగినటువంటి యువకుడు ఒక రూరల్‌లోకెళ్లి గ్రామ పంచాయతీలో పని చేయల్సొస్తే, ఎలా ఉంటది అనేది ఒక ఒక అది ఒక స్టోరీ బాక్ డ్రాప్. దాంట్లో ఎలా ఉండింది దాన్ని. దాన్ని దీసుకొచ్చి మనకు తెలుగులో ఆహ్, డబ్ జేసారు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
డబ్ చేసినంత వరకు అంటే, దీన్ని తెలుగులో డైరెక్ట్‌గా చూసిన ఆడియన్స్‌కి కనెక్ట్ అయింది చాలా వరకు. కానీ ఒరిజినల్ ఎవరైతే చూసారో, దాని ఒరిజినల్ ఫాన్స్ ఎవరైతే ఉన్నారో, 3 సీజన్, 4 సీజన్ చూసినవాళ్ళు. దీన్ని చూసినప్పుడు మాత్రం అంతగా కనెక్ట్ కాలేకపోయారు. అంటే కొన్ని కొన్ని అలా మాస్టర్ పీసెస్ ఉంటాయి. వాటిని అంటే, మనం కనిక ఖచ్చితంగా వాటిని మనం మాచ్ చేయలేం వాటిని.
ఓహ్! ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయితే అంటే ఆహ్, ఎందువల్ల కొంత్ ఒకవేళ డైరెక్టర్ నిజంగానే అట్లాంటి మాస్టర్ పీస్‌ని మంచి డైరెక్టర్ చేతిలో పెడితే హిట్ అయితది అంటారా?
ఖచ్చితంగా. అంటే దీంట్లో ఎలా ఉండాలంటే రీమేక్ చేసేటప్పుడు, ఇప్పుడు ఒక స్టోరీ అక్కడ హిట్ అయింది అంటే, అది ఆ స్టోరీ మొట్టమొదటిగా అండ్ అందులో చేసినటువంటి క్యారెక్టర్స్ వాళ్ళకీ ఆహ్, వాళ్ళకి ఏప్ట్ అయింది ఖచ్చితంగా. చాలా బాగా అక్కడ నచ్చింది గాబట్టి అబ్ వాల్ల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ప్రకారం ఆ స్టోరీ సెట్ అయింది కాబట్టి, అక్కడ చాలా వరకు హిట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే దాన్ని తీసుకొచ్చి నువ్వు మళ్ళీ ఇక్కడ ఇక్కడ వేరే హీరోకి నువ్వు ఆ స్టోరీని అనుకున్నప్పుడు ఖచ్చితంగా డైరెక్టర్‌కు ఒక విజన్ అనేది ఉండాలి. అంటే నాకు ఈ, ఈ హీరోతో నేను మళ్ళీ రీమేక్ చేస్తే ఖచ్చితంగా హిట్ అవ్వాలి. లేదా ఆ! అలానే దాని నేటివిటీ మనం ఇక్కడ నేటివిటీ తగ్గట్టుగా మార్పులు చేస్తేనే హిట్ అవుతది అన్నట్టు ఒక విజన్ ఉండాలి. ఉదాహరణకు చెప్తా వినండి. 'ఛత్రపతి' ఉంది. మన, మన దగ్గర ఇంత హిట్ అయిన 'ఛత్రపతి' హిందీలో డబ్ చేస్తే ఆహ్, ఫెయిల్ అయింది మొన్న మొన్న.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె.
ఎందుకు అంటే, దాంట్లో ఆహ్, సాధారణంగా ఇప్పుడు అదే 'ఛత్రపతి' మూవీని ఆహ్, ఒకవేళ యూట్యూబ్‌లో గాని, కొంచెం సబ్‌టైటిల్స్ లాంటివి ఏదైనా పెట్టి, అడ్ చేస్తే, ఒరిజినల్ మూవీ ఆస్ ఇట్ ఈజ్ చాలా మంది లైక్ చేస్తారు.
హ్మ్.
కానీ, దాన్ని రీమేక్ చేసే చేసినటువంటి హీరో గాని, ఆ స్టోరీ అనేది చాలా దెబ్బతిన్నది. అక్కడ ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేద‌ది. వ్ అందుకే ఈ రీమెక్ కొన్ని, కొన్ని మళ్ళీ చాలా హిట్. అత ఇప్పుడు మన దగ్గర ఉదాహరణకి ఫస్ట్‌లో వచ్చినటువంటి 'పోకిరి' సినిమా ఉంది 'మహేష్ బాబు'ది...
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
'పోకిరి' సినిమాని తీసుకెళ్ళి హిందీలో డబ్ చేసారు 'సల్మాన్ ఖాన్‌'తో.
హ్మ్. హ్మ్.
అదీ అంటే, ఇ ఇప్పుడు ఈ 'పోకిరి' సినిమా అనేది ఒక మాస్ క్యారెక్టర్ కదా! మాస్ క్యారెక్టర్ అక్కడ హిందీలో ఎవరికీ సెట్ అవుతుందీ? అని ఆలోచిస్తే అక్కడ, ఇప్పుడు ఈ రీమేక్ తీసినటువంటి డైరెక్టర్‌కి, ఒక ఖచ్చితమైనటువంటి ఐడియా ఉంది. ఒక ఆహ్, ఒక 'సల్మాన్ ఖాన్' అనే హీరో చేస్తే ఈ క్యారెక్టర్ అనేది, తనకి సెట్ అవుతుందని చెప్పేసి. అలా మనలా మన తె తెలుగు 'పోకిరి'లో ఉన్నటువంటి కన్ కాకుండా, హిందీలో చాలా వరకు నేటివిటీ చేంజెస్ చేసారు, వాళ్ళు కూడా...
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
అక్కడ ఆడియన్స్ ప్రకారం, నార్త్ ఆడియన్స్‌కి ఎలా కనెక్ట్ అవుతది, అని చెప్పేసి. అంటే చేసేటప్పుడు ఒక మాస్టర్ పీస్ అయినా గాని, ఖచ్చితంగా నువ్వు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేస్తే, అది రీమేక్ కూడా సక్సెస్ అవుతది. లేదు నువ్వు ఆస్ ఇట్ ఈజ్ ఒక నీకు ఒక విజన్ లేకుండా వస్తే మాత్రం, అది ఖచ్చితంగా, కనెక్ట్ కాదని నేను అనుకుంటాను ఆడియన్స్‌కి.
హ్మ్. హ్మ్. అవుతది. అంటే. హ్మ్. అదే అంటే. కొన్ని, కొన్ని, కొన్ని సార్లు నేటివిటీ తీసుకున్నప్పుడు ఏంటంటే, ఆహ్, ఒరిజినల్ లోదా? ఒరిజినల్ పీస్ ఎస్థెటిక్‌కి మనం విలువ ఇచ్చినట్టు కాదని, కొంతమంది అంటూ ఉంటారు. విన్నా కొన్ని, కొన్ని సంభాషణలు అప్పట్లో. <smacks lips> ఈ రీ‌మి‌క్‌ల వల్ల సో, దాన్ని మీరేమంటారు?
హ్మ్. ఖచ్చితంగా. ఖచ్చితంగా. అలాంటి వాటిని అసలు టచ్ చేయకుండా ఉండడమే బెటరంటాను నేను. ఎందుకంటే, ఇప్పుడు, ఫ్యాన్స్ క్రిటిక్స్ ఎలా ఉంటారంటే, ఓ కొంతమంది నిజంగా కనెక్ట్ అయినటువంటి వెబ్ సీరీస్ ఉంటాయి. వెబ్ సీరీస్, మూవీస్ కూడా అంతే, ఇప్పుడు హాలీవుడ్‌లో ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్, ఎలా ఉంటదంటే, నువ్వు హాలీవుడ్ మూవీ నాకు చాలా ఇష్టమది. ఇంగ్లీష్ ఆడియో ఉండనివ్వండి, సబ్‌టైటిల్స్ ఉండనివ్వండి. అది చాలా ఇష్టం, నేను చాలా రిపీటెడ్‌గా, చాలా సార్లు చూసాననుకుంటాను. దాన్ని తెలుగు డబ్ చేస్తారు కదా! ఆడియో డబ్ చేసినప్పుడు. అది, డబ్బింగ్ ఎలా ఉంటుందంటే, అసల అన్‌నాచురల్‌గా ఉంటది. చాలా వరకు చెప్పాలంటే.
<chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్, హ్మ్. ఆ! ఓకే.
ఆ! అలా, న అన్‌నాచురల్‌గా ఉన్నప్పుడు నాకసలు స్టోరీ కూడా కనెక్ట్ అవ్వదు. ఆహ్, ఆహ్, కొన్ని సీన్స్‌కి, ఈ డబ్బింగ్‌కి అసలే మ్యాచ్ అవ్వక, నాకసలా సినిమా చూసిన ఫీలింగే రాదన్నమాట. అంటే నేను ఒరిజినల్ చూసినప్పుడు ఏం ఎట్లా నేను ఎక్సైటెడ్‌గా ఉన్నాను. సక మన తెలుగు లాంగ్వేజ్ అంటే మన ఓన్ లాంగ్వేజ్‌లో చూసినా గానీ ఆ ఫీల్ రాదు. ఎందుకంటే, అన్‌నాచురల్‌గా ఉంది అక్కడ డబ్బింగ్ అనేది. అలాగే ఇక్కడ రీమేక్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా, నువ్వు ఏదైతే విజన్ అనుకున్నావో, అక్కడ మూవీ ఎలా హిట్టయింది, అంటే ఒక ఆహ్, స్టోరీ మాస్ బేస్డ్ అయితే ఆహ్, మాస్ బేస్డ్ హీరో ఇక్కడ తెలుగులో కూడా ఉన్నాడా, లేడా, ఉంటే, ఆ హీరో కనెక్ట్ అవ్వాలి. అలాగే ఆహ్, స్టోరీ ఇప్పుడక్కడ నార్త్‌లో ఉన్నట్టుగా మనకి నచ్చదు కొన్ని స్టోరీస్. అక్కడ, ఆడియన్స్‌కి అలాంటి దాటిని ఇక్కడ నువ్వు, మనకు తగ్గట్టుగా నేటివిటీ చేంజెస్ చేస్తేనే, హిట్ అవుతది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. హిట్ అవుతది. అంటే, ఇది ఈ అసలు రీమేక్‌లో ఒక పర్ పర్పస్ ఏంటంటారు? ఓన్లీ ఫర్ బిజినెసా? ఎక్కువ రీచ్ ఇప్పుడు, ఒక కథని నేటివ్‌గా, నేటివ్ యాస్పెక్ట్స్ పెట్టేసి ఆహ్, ఆ నేటివ్ రీజియన్‌లో, రిలీజ్ చేసినంత మాత్రానా, ఓకే. హ్మ్. మన యొక్క కంటెంట్‌ని, మన యొక్క మూవీని, మనం పాన్ ఇండియా చేస్తున్నాం, లేకపోతే చాలా వరకు వైడ్ స్ప్రెడ్ చేస్తున్నామని ఎట్లా అంటామండి? ఎందుకంటే, నేటివ్ చేంజెస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇంక నీ కథ, నీ కథ కానే కాదు, అనేది నా ఉద్దేశ్యం.
లేకుంటే, ఖచ్చితంగా ఫ్లాప్ అవుతది. హ్మ్, అంటే ఇప్పుడు, ఇప్పుడు మొన్నటి వరకు ఒక రీమేక్‌లది హవా నడిచింది, ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్. కానీ, ఇప్పటికైతే అది మొత్తానికి అయి అయిపోయినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే, ఎప్పుడైతే ఈ పాన్ ఇండియన్ మూవీస్ స్టార్ట్ అయిపోయాయో. ఆహ్, అంటే ఒక, ఒక, ఒక మూవీని డైరెక్ట్‌గా ఇన్ని లాంగ్వేజ్‌లో ఆల్రెడీ రిలీజ్ జేస్తున్నాం. సో, దాన్ని మళ్ళీ రీమేక్ చేయడానికి ఆస్కారమే లేకుండా అయిపోయింది. కాబట్టి, అంటే, ఇప్పుడు రానున్న, రోజుల్లో కూడా ఎలా ఉంటది? అన్నీ ఒరిజినల్ మూవీసే ఉంటాయి. కాకపోతే ఎన్ని ఏ భాషలోనైనా కూడా అది, అవైలబుల్‌గా ఉంటది. ఉదాహరణకి ఇప్పుడు మన ఓటిటి ఓటిటిలు వచ్చాయి. ఓటిటిలో, మనకు దొరకని కంటెంట్ లేదు. ఇప్పుడు చాలా మంది, మలయాళం థ్రిల్లర్సు హారర్ మూవీసు చాలా వరకు ఇష్టపడుతున్నారు. అంటే అది ఆహ్, లాంగ్వేజ్‌లో దాని ఓరిజినల్ మాతృక ఎక్కడుంది? మలయాళం. కానీ మనకి అవెైలబుల్ ఎలా వస్తుంది అంటే, సింపుల్‌గా ఒక ఆహ్, పాన్ ఇండియా కల్చర్, గానివ్వండి లేదా, డబ్బింగ్ లాగా వచ్చేసింది. ఓటిటిలో వచ్చేసినప్పటినుంచి. సో, ఇప్పుడు, ఇక్కడ రీమేక్ అనేది క్రమం, క్రమంగా తగ్గుతూ వస్తుంది. అసలు ఉండదు కూడా రాను, రాను కల్చర్‌లో <chuckles> నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అక్కడ, ఆస్కారమే లేకుండా పోయింది. అన్ని భాషలలో ఆ సినిమా వచ్చేసింది, సాధారణంగా. కొన్ని, అంటే రాలేని సినిమాలు ఏమైనా తీయొచ్చేమో మనం చూడని సినిమాలు ఏదైనా హాలీవుడ్ మూవీస్‌ని తీసుకొచ్చి ఇక్కడేదో రీమేక్ చేసి చే లేదా అలాంటి మూవీస్ వస్తాయి తప్ప. వచ్చేటివన్నీ, మాక్సిమం ఇప్పుడు అన్ని కూడా పాన్ ఇండియా మూవీస్, వస్తాయి, అలా నేను అనను.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
నిజమే <chuckles> ఇప్పుడు అదేలెండి వచ్చినవన్నీ పాన్ ఇండియా వస్తున్నాయి. సో, రీమేక్‌లకి అవే అవకాశం లేదు, నిజమే మీరు చెప్పింది. అయితే, హ్మ్.
హ్మ్.
ఆహ్, ఏ ఏమంటారంటే, ఈ రోజుల్లో ఆహ్, ఒక జనరల్ క్వెషన్ అడుగుతున్నాను, లైక్ రీమేక్, ఒరిజినల్ అని గాదు. ఎందుకని మనం ఎట్లైనా ఈ కా కాన్సెప్ట్ మీదున్నాం గాబట్టి. ఆహ్, ఈ రోజుల్లో ఏదైతే కంటెంటొ మనకొస్తుందో బయట, అంటే మూవీలో ఆహ్, ఒక సామ్ వొ ఫిల్మ్ మేకింగ్‌లో మనకొచ్చే ఆహ్, స్టోరీ టెల్లింగ్ యాస్పెక్ట్‌లో ఆహ్, నేనన్ నేనడగాల్సింది, నేనడిగేదేంటంటే...
హ్మ్. అవును. హ్మ్. అవును.
స్టోరీ టెల్లింగ్ అనేది ఆడియన్స్‌కి అనుగుణంగా మారుతుందా? లేకపోతే డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్సు వాళ్ళ యొక్క ఆహ్, కంట్రోల్‌లో ఉందంటారా ఇప్పుడు?
ఇలా ఇప్పుడు, ఇప్పుడొచ్చే మూవీస్ ఎలా ఉన్నాయంటే, వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో యాస్పెక్ట్‌లో జూస్తే, హీరో కథ వినేటప్పుడు ఒకలాగుంటది, అంటే నారేషను, కథ నారేట్ జేసేటప్పుడు ఆహ్, స్టోరీ మీరన్నట్టుగా స్టోరీ టెల్లింగ్ అనేది, కథ నారేట్ చేసేటప్పుడు, పేపర్‌ల మీద చాలా బావుంటది. కానది ఎప్పుడైతే షూట్‌లోకెళ్ళినప్పుడు, షూటింగ్ చేసి, దాని ఔట్పుట్ చూసేసరికి, చాలా డిఫరెంట్‌గా ఉంటదన్నమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఉదాహరణకి ఇప్పుడదే చెప్పా నేను. ఒరిజినల్‌గా అక్కడ మూవీ, అక్కడెక్కడైనా గాని అది హిట్టయిన మూవీ, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం రీమేక్ జేయాలని జూసినప్పుడు, ఉదాహరణకి అక్కడ మూవీస్‌లో ఆ మూవీ‌లో 5 ఆల్బమ్ కంప్లీట్‌గా హిట్టయిండొచ్చు మ్యూజిక్కు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్.
అదే ఇక్కడ మనకి స్టోరీ బాగుంటది. కానీ ఇక్కడికొచ్చేసరికి మ్యూజిక్ చాలా డల్ ఉందనుకోండి ఆటోమేటిక్‌గా మూవీ ఇక్కడ ఫ్లాపు. అంటే అక్కడ నీకు ఏవేవి వర్కౌట్ అయినయో అవి నువ్వు యాజు యాజ్ యూజువల్ ఇక్కడ తీసుకొస్తేనే ఇక్కడ కూడా నీకు <sniffs> అహ్, ఏదైతే నువ్వు భాషలో రీమేక్ చెయ్యాలనుకుంటున్నావో అక్కడ కూడా సక్సెస్ అవుతది. అలా ఉంటుందనమాట కొన్ని స్టోరీస్ గానివ్వండి. అంటే వీటి ఇ ఏ పరంగా సినిమా హిట్ అయిందనేది ఖచ్చితంగా అక్కడ చూసుకోవాలి ఫస్ట్. స్టోరీ బేస్డా, మీరన్నట్టు స్టోరీ టెల్లింగ్ కానివ్వండి లేదా ఆడియన్ ఆడియో పరంగా హిట్ అయిందా? లేకపోతే ఒక <smacks lips> ఒక కొన్ని సినిమాలు ఉంటాయసలు ఓన్లీ హీరో బేస్డ్ అంటే సింగిల్ హ్యాండ్‌గా నడిపించినటువంటి మూవీస్ కూడా ఉన్నాయి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
అలాంటి అంటే ఒక హీరో వల్లనే నడిచిన మూవీస్ ఉంటాయి. అలాంటి స్టోరీని గనుక నువ్వు అక్కడ హిట్ అయిన స్టోరీని తీసుకొచ్చి ఇక్కడ వేరే హీరోతో పెడితే సాధారణంగా అది ఫ్లాప్ అయిపోతుంటది.
హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్.
రీమేక్ విషయాలలో ఇది సహజంగా జరుగుతూ ఉండేవి. ఇప్పుడు రీమేక్‌ల కల్చర్ అయితే అయిపోయిందని నా ఉద్దేశ్యం. కానీ చాలా వరకు ఏంటంటే మాస్టర్స్ పీస్‌ని టచ్ చేయకపోవడమే చాలా మంచిది. చ నా వరకు, నా ఉద్దేశ్యం వరకు. ఎందుకంటే? అలాంటి ఆహ్, నార్మల్‌గా ఇలాంటి ఆహ్, మాస్టర్‌పీసెస్ ఎలా ఉంటాయంటే, కొన్ని కొన్ని వేరే భాషలలో వాళ్ళు ఎంత ప్రయత్నించా కూడా చేయలేకపోతుంటారు.
హ్మ్. హ్మ్. నిజమండి. ఎందుకంటే, దాని అంత అంత ఉంటది ఆ ఫిల్మ్ మేకింగ్‌లో ఆహ్, కొన్ని కొన్ని యూనిక్ ఉంటాయి. అంటే అది అచీవ్ చేయలేరు వేరే వాళ్ళు.
నిజం. హ్మ్. చేయలేరు. ఇప్పుడు ఉదాహరణకు మన 'రాజమౌళి' గారి మూవీసు, ఇప్పుడు అది ఎక్కడి వరకు ఎళ్ళింది. హాలీవుడ్‌లో 'జేమ్స్ కామెరూన్' ఆహ్, అంటే ప్రశంసించే వరకు ఎళ్ళింది అనమాట. ఇప్పుడు వర్ల్డ్ ‌వైడ్ ఇప్పుడు పాన్ ఇండియా కల్చర్ నుంచి హాలీవుడ్ వరకు ఎళ్ళింది. ఇప్పుడు అంటే జేమ్స్ కామెరూన్ తీసినటువంటి హిట్ మూవీస్‌ని తీసుకొచ్చి, మన తెలుగులో చేయొచ్చా? చేయలేం మనం. చాలా వరకు. ఎందుకంటే ఒకవేళ, అది ఎంత మాస్టర్‌పీస్ ఉన్నా గాని, కొన్ని కొన్ని ఆహ్, వాటిని డైరెక్టర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది.
హ్మ్. హ్మ్. <giggles> అమ్మో! కష్టం. హ్మ్. హ్మ్.
అది తీసినటువంటి డైరెక్టర్స్ గూడా. ఇప్పుడు మనా, మన రాజమౌళి గారు తీసినటువంటి మగధీరని బెంగాల్లో, బెంగాల్లో తీసి చేతులు కాల్చుకున్నారు. అది ఇప్పటికి యూట్యూబ్‌లో ఒక ట్రెండింగ్ ట్రోల్‌లో ఉంటదనమాట. మనది మన మనం రియల్‌లో కా ఒక సీన్‌లో రియల్ హెలికాప్టర్ యూస్ చేస్తే బెంగాల్లో ఒక డమ్మీ, ప్లాస్టిక్‌తో తయారు చేసినటువంటి హెలికాప్టర్ యూస్ చేయడము. అట్లా కొన్ని సీన్స్ నిజంగా చాలా ట్రోల్ అయిపోయినాయి అన్నమాట. అంటే నిజంగా ఏం ఇది ఎందుకు వస్తది అంటే సిట్యుయేషన్. మాస్టర్‌పీసెస్ లాంటి మూవీస్‌ని నువ్వు తీసుకెళ్ళి రీమేక్ చేయాలనుకున్నప్పుడు, నీ దగ్గర డైరెక్టర్ గాని, ఆహ్, హీరో గాని పర్ఫెక్ట్‌గా లేనప్పుడు అలా జరుగుతూ ఉంటది.
హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. <chuckles> హుహుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. బా చెప్పారండి. బా చెప్పారు, అంటే మీ యొక్క నాలెడ్జ్ దీని మీద ఎలా ఉంది? రీమేక్ ఒరిజినల్‌కి ఆహ్, సినిమా వృత్తిలో ఆహ్, ఎ మనం ఎలా చూస్తే కరెక్ట్ ఈ రోజుల్లో అనేది చాలా బాగా చెప్పారు. కొన్ని కొన్ని ఉదాహరణలతో, చాలా <smacks lips> ఆహ్, డీప్‍గా ఉంది కాన్వర్సేషన్. నాకు చాలా బాగా అనిపించిందండి మీతో మాట్లాడడం. తప్పకుండా మళ్ళీ మాట్లాడదాం. ధన్యవాదాలు.
నిజంగా. హ్మ్. నాకు కూడా. అంటే మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.